ఆ! హ్మ్. ఊరికే అలా కూర్చోబెట్టుకొని గూడా నిజాయితీ అంటే ఊర్లల్లో జరిగేటివి గూడా కొన్ని, కొన్ని జరుగుతూ ఉంటాయి కదండీ. ఆ అబ్బాయి ఇలా జేషాడు, ఈ అమ్మాయి ఇలా జేషింది. ఆహ్, అంటే హ్మ్, నువ్వు నా చిన్ననాటి కాలంలో. ఆయన చిన్ననాటి స్టోరీలు గూడా జెప్తడండి. "మొన్న నాకు మోసం జేషిండు ఒకాయన. ఇది చేస్తా అని చెప్పిండు, నేను నమ్మాను తనని కానీ హ్మ్, మోసం చేషిండు. అప్పటినుంచి తనతో నేను మాట్లాడతలేనని" ఒక ఫ్రెండుకు స్టోరీ జెప్పిండండి ఆహ్, మా తాతయ్యయితే. ఆయన చిన్నప్పుడు ఫ్రెండంట. హ్మ్. హ్మ్. ఆ! చెప్తా చెప్తున్నానండి. చిన్నప్పుడు తనకి ఒక ఫ్రెండుండేటోడంటండి మా ఊర్లో. మా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంట. అంటే ఇద్దరొకటే దెగ్గరుండేటోళ్ళంట. ఇద్దరొకటే దెగ్గర తినేటోళ్ళంట. ఇద్దరు మాట్లాడుకుంటూ పొలాలకెళ్ళేటోళ్ళంట. అంటే, అప్పట్లో వాళ్ళు చదువుకోలేదు కదండీ. ప్రతీ పని ఇద్దరు కలిసే చేషేటోళ్ళంట. అయితే, ఆ అబ్బాయంట మా తాతయ్యని ఆహ్, ఆహ్, "రేపు, ఎల్లుండి అలా వెళ్దాము, ఎక్కడికైనా వెళ్దాం." అని ఒ ఒక ప్రదేశం గురించి చెప్పిండంటండి. అంటే, ఆహ్, మా దెగ్గర మద్దెమడుగు అనే టెంపులుంటుంది. అక్కడికి వెళ్దాం మనం కలిషి ఉందాము
ఆ! ఆ! ఆ! ఆ! ఏం మోసం చేసాడాయన? ఎలా మోసం చేసాడంటారు? ఆ! అవును. ఓకే. ఏదీ? ఏ ఏం టెంపులది?
మద్దిమడుగు, మద్దిమడుగు ఆంజనేయ స్వామి టెంపులుంటుందండి.
ఆ ఆ ఆంజనేయ సామి టెంపులా? ఇది ఎక్కడ, ఏ జిల్లాలో ఉందండి?
ఆ! అవున ఆ! నాగరి కర్నూల్ జిల్లా అండి అది. తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లాలో ఉంటుందండి.
ఓహ్! నాగర్ కర్నూల్ అంటే, హ్మ్, ఆహ్, అంటే మహబూబ్ నగరు డిషీటు కింద గదా వస్తుంది? నాగర్ కర్నూలంటే? ఆ!
ఆ! అవును. అవునండి. అవునండి. ఆహ్, అయితే వెళ్దాము అని అంటే, ఆయన గూడా, "సరే. సరే." అన్నాడంటాండి. నైట్ వరకు గూడా, "సరే. సరే." అన్నాడంట. ఉదయం లేచినాక గూడా, "సరే." అన్నాడంట. మా తాతయ్య కూడా మొత్తం రెడీ అయ్యిండు. అంటే, ఎక్స్పెటేషను ఫ్రెండ్‌తో కలవచ్చు, మీటవ్వొచ్చు, మాట్లాడుకోవచ్చు అన్ని పంచుకోవచ్చు అన్నట్టు ఆయనం <smacks lips> ఒక రేంజులో ఆహ్, హ్యాపీగా ఫీలయితుండనమాట మా తాతయ్య. వెళ్ళే టైంకి, "నేను రాను." అనేసిండంట. మా తాతయ్య చాలా హర్టయిండంటాండి, అంటే, ఫుల్లు హర్టయ్యిండు. ఆహ్, హర్టవ్వడంతో, ఇంకొకసారి ఆయనతో మాట్లాడలేదంట, "ఇప్పడి వరకు గూడా నేను మాట్లాడతలేను తనతో." అని చెప్తాడుండి. నేనే చెప్పిన ఒకసారి, "అలా ఉండొద్దు తాతయ, తను ఏ పరిస్థితిలో ఉండి, ఆ రోజు రాలేదో అర్థం చేసుకోవాలి. నువ్వు చిన్న పిల్లోడివి గాబట్టి నీకప్పుడు అర్థం అవ్వలేదు. ఇప్పుడు పెద్దగయ్యావు, నీకర్థం అయితాది. నువ్వొకసారి అర్థం చేసుకో." అని చెప్పానండి, ఒక రోజయితే నేను. అది చెప్పిన స్టో
ఓకే. మీ తాతయ్య గారికేమో మీరు విషయం అర్ధమయ్యేలా చెప్పారది. ఆహ్, బాగుందండి. ఆహ్, ఇంకా ఏమేమేం పంచుకునే వాళ్ళు? మీ తాతయ్య గారు, మీరును.
అవునా! అవునండి.